ఈళ్ళు అందరూ కలిసి ఎళ్ళినప్పుడు, వాళ్ళకి నచ్చింది వాళ్ళే సెలెక్ట్ చేసుకుంటారు. ఒకవేళ నాకు సెలెక్ట్ చేయాల్సొ‌చ్చినా, వాళ్ళే వా వాళ్ళ ఇష్టమే వాళ్ళ ఇష్ట ప్రకారమే నే నేనూ నా శారీస‌యినా సెలెక్ట్ చేసుకోవాల్సుంటుంది. ఎందుకంటే, వాళ్ళ టేస్ట్ వేరు. నా టేస్ట్ వేరు. నా టేస్ట్‌ది వాళ్ళకి నచ్చట్లేదు. నేన్ నేన్ నేను తీసుకున్నప్పుడు వాళ్ళకి అన్‌ఈజీగా ఉంటన్నారు. వాళ్ళ సంతోషమైనా మన సంతోషం కదా! తల్లిదండ్రులు పిల్లల సంతోషమే తల్లితండ్రుల సంతోషం గాబట్టి, వాళ్ళు
ఓకే. అయ్యో! <chuckles> ఆ! అవును. అదే. అదే! అవును. కరెక్టే. బావుందీ. కాకపోతే అంటే, మీరు తీసుకున్న బట్టలు వాళ్ళకి నచ్చలేదని వాళ్ళు మార్చుకుంటున్నారు, బావుంది. మరి మీరెందుకండి పాపం కాంప్రమైజ్ అవడం! వాళ్ళకి నచ్చిన శారీ మీరెందుకు తీసుకోడం! <chuckles>
వాళ్ళ టేస్ట్‌లే అది ట్రెండీ‌గా ఉంటన్నయి కదండీ! వాళ్ళ కలర్సూ వాళ్ళు పేస్టల్ షేడ్స్ తెస్తారు.
ఓకే. అవునవును. అదేనండి.
మొగన్నే చైల్డ్‌హుడ్‌లో ఇంకా నేను చైల్డ్‌హుడ్‌ లోనే ఉన్నాను నిజం చెప్పాలంటే. వాళ్ళందుకే అంటారు.
హ్మ్. అంటే చెప్పాలంటే, ఇక ఈ నెమలి పించం కలర్‌ లనీ ఇలా ఉంటాయి. <chuckles>
ఆ! ఆ! ఆహ్, నన్నంటరు. ను "నువ్వు ఎక్కడ పుట్టావో, నువ్వక్కడే ఆగిపోయావు మమ్మీ. నువ్వు ముందుకు రావు" అంటారు. నువ్వు ట్రెండీ‌గ త్
ఆ! <chuckles> ఓకే. అంటే, ఇప్పుడు బలవంతంగా మిమ్మల్ని లాక్కోస్తన్నారనమాట బయటికి. <chuckles>
ఆ! లాక్కొస్తన్నారు ఆ!
ఓకే. అంటే, ప పైగా, ఇలా వాళ్ళకిచ్చినప్పుడు కూడా, వాళ్ళు చేసే పనులు కూడా, మనకి కొంచెం ఒక పక్కగా ఏంటంటే కొద్దిగా డౌటుగా ఉన్నా, ఇంకో పక్కనది మంచి సరదాగా కూడా ఉంటుంది కదండీ?
అవునవును. సరదాగనే. అంటే, వాళ్ళకి బాధ్యతగా మా అమ్మకి ఇది బాగోదు. మా అమ్మకిదైతే బావుంటది. మా డ్యాడీ ఇలా. ఈడు షర్టేసుకుంటే బావుంటది. ఏహ్! డ్యాడీ మా వారిక్కూడా చెవుతరు. "డ్యాడీ! ఈ షర్ట్ యేసుకో డ్యాడీ" అంటారు. ఇది చాలులేమ్మా ఇదే, ఇది. ఆ! జ్ ఆల్రెడీ ఆహ్, వాళ్ళయ్యే యేసుకుంటారు ఆయన. ఆహ్, షర్టు మాత్రం సెలెక్ట్ చేస్తారు. ఓకోసారి ఆల్రెడీ ఆయన సెట్ చేసేసుకుంటే మార్చుకోరు. సెట్ చేసుకోకుండా ఉన్నట్ట‌యితే, ఇంకా అప్ ఆ! కూతురు, కొడుకు ఏదిస్తే ఇంకది. ఆల్రెడీ ఆయన సెలెక్ట్ చేసి పెట్టుకుంటే, ఇంక మార్చరు మళ్ళా.
<chuckles> అదే. ఆ! మంచి జీన్స్ అదీ తీసుకుని <chuckles> మ ఓకే. ఓకే. ఇంకా వాళ్ళే‌దిస్తే ఆహ్, అదిక తీసుకోవాల్సిందే! అవును. లేపోతే మళ్ళీ ఆహా! ఓకే. ఆళ్ళు ఫైనలయిపోతే గనక, అస్సలా ఇక తగ్గేదే లేదంటారు. లేదంటే మాత్రం, ఇక పిల్లలు. ఏదయ్ ఏది జెప్తే అదన్నమాట.
మారరు. అంతే. అంతే. అంతే. అంతే. అంతే.

ఇష్టాలకిప్పుడు ఒదిలేయాల్సొస్తుంది. ఎందుకంటే "అందరూ తింటున్నారు మమ్మీ నువ్వొక్కదానివే తిన్నీయవు" అంటారు. కాబట్టి అందుకనే నేను పానీపూరి అనే, చాట్ మసాలా కొన్ని కొన్ని ఇంట్లోనే ఎక్కువ ఆహ్, చేస్తాను ట్రెడిషనల్‌ది. ఆహ్, ఆ పులి బంగరాలు మీకు ఐడియా ఉందో లేదో. ఆ! పులి బంగరాలు అన్నీ నేను చేస్తాను.
<giggles> ఒదిలేయాల్సొస్తుందా? <giggles> ఓకే. అదే. హ్మ్. పులి బొంగరాలంటే ఇవి చెకోడీలలాగా ఉంటాయి గదా! అవేనా? ఆ!
కాదు. కాదండి. కాదు చకోడిల్ల ఉండవు. ఈ దోసల పిండితో కొంచెం పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలేసి లైట్‌గా పసుపేస్తారు. పసుపుగా ఉంటయి. అవి చో ఇడ్లీ లాగా చూస్తానికి ఇడ్లీ బ్ షేప్‌లో ఉంటాయి. అవి కొంచెం ఆయిలేసి పెనం మీద కాలుస్తారు. ఐడియా ఉందో లేదో.
ఓకే. ఆహాహా! ఓకే. ఓకే నండి. అంటే కొంచెం ఏదో అలా అనిపిస్తుంది <giggles> గానీ ఎగ్జాక్ట్‌గా చూసినట్టు గూడా గుర్తులేదు. ఓకే. అంటే అది మనకి ట్రెడిషనల్ ఐటమా అది? ఆహా! ఓకే.
ఆ! అయి అవి ట్రెడిషనల్ అండి. ట్రెడిషనల్. మా నాన్నగారైతే గుంట పునుగులు అంటారు ఆటిలిని.
ఆ! ఆ! ఇది తెలుసు. ఇది తెలుసు. పొంగనాలని కూడా అంటారు గదా! పొంగనాలంటారు గదా! గుంట పునుగులిని. అవును.
గంట పునుగులు. ఆ! అంటారు. అంటారు. కరెక్ట్. కరెక్ట్. అది. అయి అన్ కొన్ని అయి ఇష్టంగా తింటారు. కొన్ని మ్యాగీలు నాకు నచ్చవు. మ్యాగీలు, మంచూరియాలు నాకు నచ్చవు. అది జంక్ ఫుడ్ మరీ కొంచెం మైదా గదా! నచ్చవు. కా అందుకనే "అందరూ తింటున్నారు మమ్మీ, నువ్వొక్కదానివే వద్దంటావు. నువ్వే వద్దంటావు" అన్నప్పుడు కొన్నిసార్లు మరి ఒదిలేయాల్సొస్తది. ఎప్పుడన్నా 2 మినిట్స్ మ్యాగీ. కొన్ని అంతే. కొన్ని సమయాల్లో తెచ్చుకున్ తప్పదు.
అవును. <chuckles> అవును. అదేలెండి. అది కూడా కొన్ని సమయాలు అంతేనా? ఆ! అదే. అదే. <giggles> హ్మ్. అంతేలెండి. మరీ అంత కఠినంగా కొంచెం రిస్ట్రిక్ట్ చేసినా వీళ్ళు బయట దొరుకుతుందిరా! అన్నట్టు బయట తినేయడం. ఈ దానికన్నా అదేదో ఇంట్లో చేసుకొని తినడం బెటర్ కదా! ఒకసారైనా.
అంతే కదా!